అంటే, దేశం ఎటు పోతందో కూడా చూసుకుంటా అంటారనమాట పొద్దు పొద్దున్నే. <giggles>
<chuckles> అలాగే దేశం మీద పడే అంత లేదులేగానండీ. జస్ట్ మావులుగా ఇంకేవుంటయండి, సోషల్ మీడియా ఇయ్యే. ఈ కొత్తగేవన్న అప్‌డేటయినియా, కొత్తగా నైట్‌కి నైట్ ఏమన్నా జరిగినియా, ఇలాంటియెన్నీ చూస్తా ఉంటాను. తర్వాత ఈ ఈ
మరేం జూస్తారు అంత పొద్దున్నే, ఏముంటదండి? హ్మ్. అదే మరి రాత్రికి రాత్రి మనం చంద్రమండలానికి దెగ్గిరిగెళ్ళిపోతాం గదా! <giggles> ఏం మారిద్దండి, ఏం మారదు గదా! <giggles>
<chuckles> అయితే, ఏం మారదు, కానీ మా ఫ్రెండిలా జరిగినయీ, ఇయన్నీ జరిగినా, నేను మారలేదు గానండి. స్లోలీ, స్లోలీ నే ఫోనెక్కువ చూడ్డం నాకు సైటు ఎఫెక్ట్ జరిగిందండి.
హ్మ్. ఆ! ఓహో! ఓకే. కళ్ళజోడు పడిందా మరి?
ఆ! చూ చూపు కొంచుం కొంచుం తగ్గుతుందండి. మసకా వేస్తందండిక సరిగ్గా కనపడటల్లేదు. స్క్రీన్ సరిగ్గా చూడలే అయితే దూర వస్తువులకీ ఇప్పుడు నాకైతే మ ఇంకోటేంటంటే, దేవుడు మంచే జేసాడండి నాకు. దూర వస్తువులు కనపడట్లేదండి, దగ్గర వస్తువులు చాలా బాగా కనపడతాయండి నాకు.
అదే. హ్మ్. చెప్పండి. ఓకే. అదేలెండి. అంటే, దూరము, డిస్టెన్సూ, డిస్టెన్సు సైటొచ్చేసింది మీకు. అంటే, వయసు చిన్నవాళ్ళు కదా! కొద్దిగా దూరవుయ్యీ వస్తంది. అలాగే వస్తదిలేండి సైటు.
అయి హ్మ్. అవునండి. అయి అవును. అయితే అప్పుడు నేను, ఈ దీని విషయంలో మారానండి. ఇ నాకు ఈ విషయంలో ఒచ్చిందండి దెబ్బ. అప్పుడు నేనేం జేసాను.
హ్మ్. దేవుడు ఒకా చిన్న మొట్టికాయేసారనమాట మీకు. దాని వల్ల మీకు కొంచెం జ్ఞానోదయవయింది ఇప్పుడు ప్రస్తుతానికి వాడకపోయారు. ఓకే. మరి అవాయిడ్ చెయగలిగారా?
అయింది. అవునండి. అవును. అవునండి. అవును. అయితే ఉప్పుడు ఉప్పుడు అవాయిడ్ చేస్తన్నానండి. ఒకా అవాయిడ్ చేస్తున్నాను, ఇప్పుడెక్కువగా ఫోను వాడ్డం తగ్గిచ్చాను. ఎక్కువగా పకృతిలో ఉండడం గానీ, ఇంకా గడపడం గానీ, సరదాగేంటంటే, మనుషులతో ఎక్కువ ఉప్పుడు మ ఏ నాకు బోరు కొట్టిందనుకోండి ఫోను వాడేవోడిని, ఇప్పుడు లేదండి. ఇంట్లోంచి బయటికెళ్ళిపోడం, అటు ఇటు తిరగడం, లేతే మా బంధువులింటికి గానీ, స్నేహితుల దెగ్గిరకన్నా యెళ్ళిపోడం, వాళ్ళతో మాట్లాడడం, లేతే ఈర్ కావాలని పని చెయడవండి నేను.
ఓకే. హ్మ్. అదేలేండి. ఓకే. అంటే, ఏదైతే ఈ ఫోనుందో, దీని నుంచి దూరంగుండాలనీ ఇలా కావాలని మనుషులు మధ్య గానీ, లేకపోతే ఇలా ప్రకృతి అన్నారు కదా! ప్రకృతి మధ్యన గానీ, ఇలా గడుపుతున్నారనమాట బలవంతంగా. ఓకే.
అవునండి. అవునండి. ఎ ఇప్పుడూ ల్ క్లీనింగుండదండి. ఏదో పేరుకి ఆ బోర్ కొడతందనా అవోవో యెళ్ళి క్లీనింగ్ చేసుకోడం, లేతే ఏదో కావాలని పని పెట్టుకుంటన్నానండి. ఇది ఇప్పుడుందొక అంటే, అక్కడ డై నన్ను, నేనూ డైవర్ట్ చేసుకుంటన్నానండి. ఎందుకంటే, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, లేనిది లేదా ఆ టైంలో ప్రశాంతంగా కూర్చోడం. అప్పుడూ ఉంటదండీ అస్సలా, ఈ ఆ నిమిషాలు మనం డైవర్ట్ చేసొచ్చీ పీస్‌ఫుల్‌గా కూర్చుంటాం చూడండి ఆ పకృతిలో, చాలా బావుంటది. మా ఇంటి ముందు గ్రౌండుంటదండి, ఆ గ్రౌండ్‌లో కూర్చుంటానండి నేనెళ్ళీ. అస్సల ఎంతి
ఓకే. అది కూడా మంచిదే కదా! అవును. అదే. ఆ! అవునవును. ఓకే. మొత్తం చుట్టూతా కూడా మంచి మంచి మొక్కలు, పూల మొక్కలు ఇయన్నీ ఉంటాయండి? ఆ!
అవునండి. అన్ పిల్లలు. పిల్లలు ఆడుకుంటారండి. ఆళ్ళ పిల్లలనాడుకునేది నా చిన్నప్పుడు గుర్తొస్తయీ, నేనొకప్పుడిలా ఆడుకున్నాను. ఆ పిల్లలూ అన్నీ మర్చిపోయి ఆడుకుంటారండి. అస్సలా వాళ్ళకిల్లుంది, అమ్ముంది, పిలుస్తారు, కొడతారండి. ఆ టైంలో ఏం గుర్తుండవండి. ఆటలు
<chuckles> అవును. లేదుగ. ఆ వయస్సుయే కరక్ట్ వయసండీ. దేనికి భయపడడం గానీ, దేనికి ఆలోచనలు గానీ, దేనికి ఏవుండదు. మనం పెరిగే కొద్దే ఇయన్నీ ఒచ్చి మనకంటుకుంటా ఉంటాయి.